ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏంటంటే, ప్రతి ఒక్కలు అంటే చిన్న లేదు, పెద్ద లేదు. అందరూ ఒక టెక్నాలజీ మీద బేస్ అయ్యున్నామని చెప్పొచ్చు. మరి అలాంటి టెక్నాలజీ మొదట ఆహ్, మనకి వర్క్‌అవుట్ అంటే నిరసన చూపి, తర్వాత దాన్నే మళ్ళీ మనం అమలు చేస్తున్నాం గదా! మరి మీకు అలాంటి సందర్భం ఏమన్నా ఎదురైందా? ఫస్ట్ టైమ్ ఏమీ రాకుండా తర్వాత దాని వల్ల యూజెస్ రావడం.
అవును. అవును. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. అంటే మీరన్నట్లు మనకు ఈ టెక్నాలజీ మనకు మొదట్లో యూజ్ చేసేటప్పుడు పెద్దగా ఎవరికి ఐడియా లేదు. ఎందుకంటే అ అందులోనే మన ఆ! టెక్నాలజీ వ వస్తుంది మనకేందంటే అప్పుడప్పుడే ఈ 4జీ 5జీ రావడం. మనకు ఒక వన్ జీబీ డేటాని మనం ఒక వారం రోజులు వాడిన సందర్భాలు కూడా ఉన్నాయి, మన చిన్నతనంలో చూస్తే.
అవునవును. అప్పుడే వచ్చింది. హ్మ్. హ్మ్, హ్మ్. <giggles> నిజంగా నిజంగా. నెలంతా 1జీబీ వాడిన వాళ్ళు గూడా ఉన్నారు. <gasps> హ్మ్.
ఖచ్చితంగా. తర్వాత ఇ ఆ 4జీ రావడం. ఈ ఒక 'జియో' విప్లమాతంగా ఒక 5 ఆహ్, 4జీ నెట్‌వర్క్‌ని ఫ్రీగా ఇవ్వడం. తర్వాత ఇప్పుడు కూడా ఈ 5జీని కూడా ఫ్రీగా ఇస్తూ అంటే 4జీ ప్లాన్స్ ద్వారానే. అంటే మనం ఎంత ఇంటర్నెట్ వాడుతున్నాం అంటే, మీరన్నట్లు ఒక ఒక అంటే అప్పట్లో మనం ఒక నెలకు 1జీబీ వాడుతుంటే ఇప్పుడు 1టీబీ కూడా వాడుతున్నారు. అంటే 1000ఎంబీస్ కూడ
హ్మ్. ఓకే. హ్మ్. <chuckles> నిజంగా నిజంగా. అవునండి. నిజంగా. ఆ 1 జీబీ ఇప్ ఇప్పుడు అసలు ఒక రోజు కూడా సరిపోదేమో! నిజంగా.
అలా ఖచ్చితంగా అండి. అందుకనే అంటే మన జీవితంలో నేర్చుకోవడానికి, చాలా రకాలుగా ఉన్నాయన్నమాట. అంటే ఆ ఒక ప్రయత్నం, ఆ ఒక సమయం వచ్చినప్పుడు, ఎక్కువగా మనం ఇంక నేర్చుకోవాలనే ఒక ఇంట్రెస్ట్ కాని బెట్టుకుంటే, ఇంకా ఈ టెక్నాలజీ వాడకం బట్టి మనం చాలా వరకు నేర్చుకోవచ్చు. ఆహ్, అంతెందుకండి...
హ్మ్. హ్మ్. ఓకే, ఓకే.
మనకు ఈ స్టార్టింగ్‌లోనే ఈ 4జీలు ఇవన్నీ వచ్చేటప్పుడు, ఈ ఫోన్‌లో ఎట్టా వాడాలో తెలియక ఏవేవో డౌన్‌లోడ్ జేసేసుకుంటే, వ వాటిని వాడడం తెలియక ఆహ్, చిన్నపిల్లలైతే గేమ్‌లు డౌన్‌లోడ్ జేసేస్తారు. ఆ గేమ్‌లు పెద్దోళ్ళకి అద్
హ్మ్. <chuckles> అవునవును. అవును. హ్మ్. అసలు అది మనం సెక్యూరిటీ ఎలా పెట్టుకోవాలో తెలీదు. పిల్లలు నిజంగా హ్మ్.
ఇలా ప్రతీదీ కూడా మనకూ, ఇక్కడ మనకు ఆహ్, లర్నింగు, రిలర్నింగ్ అని జెపుతానే ఉంటారు. అంటే మనము మొదట్లో నేర్చుకోవాలనే ఒక ఆలోచన అది లర్నింగు. అన్‌లర్నింగు అంటే మనం నేర్చుకున్న దాంట్లో తప్పులు ఓటిల్ని ఉంటాయి కాబట్టి ఓటిల్ని. ఓటిల్ని కాకుండా ఇంకేదన్నా కొత్తగా చేద్దాం. అలాగా అంటే లెర్నింగ్ దాంట్లో అన్ అన్‌లర్నింగ్‌గా చేసుకుంటాం. మళ్ళీ రిలర్నింగ్ అంటే, మనం చేసిన వాటిల్ని మర్చిపోకూడదు కదండీ మనం. ఇప్పుడు మనం ఏంటి మనం టక్ మనీ ఒక్కసారి చెప్తే మనం ఏమన్నా రోబోలం కాదు మనుషులం గాబట్టి. ఒకటికి రెండు మూడు సార్లు
హ్మ్. ఓకె. అవునవును. హుహుహు. <giggles> అవును.
అలా జేస్తేనే మనకు పదే పదే చేస్తూ గుర్తుంటది. ఇప్పుడు అంతే ఎందుకండి? మన చిన్నతనంలో మన అమ్మ వాళ్ళకి ఒక ఫోన్ కీప్ కీప్యాడ్ ఫోన్‌లోనే, ఇది పాస్‌వర్డ్ లేకపోతే పైన ఒక బటన్ కింద హాష్ బటన్ నొక్కితేనే కీ అన్లాక్ అవుద్ది. ఇలాగ వాళ్ళకి ఎ ఎన్ని ఆ! నోకియా ఫోన్. ఎన్ని మాటలు జేప్తే, అప్పటికి వాళ్ళు నేర్చుకుంటారు. తర్వాత ఫోన్ ఎత్తడానికి ఎర్ర బటను, పచ్చ బటను. ఇలా
హ్మ్. అవునవును. నిజంగా. <giggles> నోకియా. హ్మ్. హ్మ్. గ్రీన్ రెడ్ కట్ జేయడానికి అవును. హ్మ్.
ఆ! అవ్వే అంటే, ఈ టెక్నాలజీ మారే కొంది. వాడే ఫార్ములా ఏమో అదే. కానీ ఇప్పటికి మనం జూసాం. మనకి ఎంత పెద్ద టచ్ ఫోన్‌లు వాడినా, ఎంత పెద్ద ఐప్యాడ్‌లు వాడినా. ఒక ఫోన్ కాల్ వస్తే మాత్రం. మనకి ఇప్పటికి ఆ ఒక ఎర్ర బటను, పచ్చ బటను, స్వైప్ అప్ జేయాలా, స్వైప్ డౌన్ జేయాలా. ఎందుకంటే, కొత్తగా మనకు ఏమన్నా చెప్తే మళ్ళీ కష్టమే మనకు.
హ్మ్. <giggles> ఓకె. అది అవునా? నిజంగా. నిజంగా. అవును. కరెక్టే. హుహు. మరి మీరు ఫస్ట్ టైమ్ ఎప్పుడన్నా ఇబ్బంది పడడం గాని, తర్వాత అదే ఇప్పుడు మీకు చాలా బాగా పనిచేస్తున్నాది. అది లేకపోతే మేము ఉన్ నేను ఇప్పుడు ఉండలేను అనే సందర్భాలు ఉన్నాయా? యూపీఐ పేమెంట్స్ కానీ క్యాష్‌లెస్? హ్మ్.
ఇదే తరహా ఖచ్చిత్ ఖచ్చితంగా అండి. అంటే కొత్తల్లో చెప్పాలంటే, ఈ టెక్నాలజీ వచ్చే కొంది. ఇవ్ ఈ దీన్ని ప్రతి ఒకా ఒక సెక్టార్‌లో యూజ్ చేయడానికి అందరూ ఇంట్రెస్ట్ చూపారు. ఎందుకంటే, టెక్నాలజీ పెరుగుతుంది గదా! మనం ఎందుకూ ఇంకా ఒక ఓల్డ్‌గా మనం ఉండాలి. మనం కూడా కొత్త, కొత్తగా ఆలోచనలు చేద్దాం. మనం వాటిల్లో అంటే, స్మార్ట్ ఫోన్స్‌ని ఇంప్లిమెంట్ చేద్దాం. వాటిలో కొత్త సా‌ఫ్ట్‌వేర్‌లు వేసుకుందాం. ఆహ్
ఓకే. అవును. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్.
ఇప్పుడు మనకు ఒకప్పుడు మెమరీ కార్డ్స్ ఉండేటివి. ఎక్కువగా
అవునండి. నిజంగా. ఆ!
2జీబీ మెమరీ కార్డు, 3 4జీబీ 8జీబీ అంటే, ఇలా మనం కొనడానికి ఎక్స్‌ట్రాగా డబ్బులు బెట్టి కొంటున్నాం. ఇప్పుడు అటువంటి మెమరీ కార్డే అవసరం లేదు. గూగుల్ వాళ్ళు గూగుల్ ఫోటోస్ అని జెప్పే ఇస్తారు. 15 జీబీ మేము ఉచితంగా ఇస్తాం మీకు. మీరు ఎంతన్నా ఫోటో‌లు బెట్టుకోండి. మీకు ఇంకా
అవును. ఓకే. హ్మ్. ఇన్ బిల్ట్ అంటారా?
ఆ! ఇన్‌బి‌ల్ట్‌గా మనకు ఒక యాప్‌లోనే మనకు స్టోరేజు. ఒక ఎక్స్టర్నల్‌గా మెమరీ కార్డ్ కొనకుండా. మనం ఎక్కడైనా కూడా, దాన్ని యాక్సెస్ చేసి చూడగలుగుతాం. ఏమన్నా చేయగలతాం. ఇప్పుడు మెమరీ కార్డ్ పోతే, మన డేటా అంతా పోయినట్టే. అదే మనం ఈ గూగుల్ ఫోటోస్‌లో లేకపోతే, క్లౌడ్ టెక్నాలజీస్ అని జెప్పి అంటుంటాం. క్లౌడ్ స్టోరేజెస్ అని జెప్పి.
హ్మ్. అదేలే. హ్మ్. హ్మ్. అవునవును. అవును. ఐక్లౌడు. హ్మ్.
ఆ! అవును. ఇటువంటి క్లౌడ్ టూల్స్‌ని యూజ్ చేస్తే, మనం ఎక్కడున్నా కూడా వాటిల్ని ఆహ్, యాక్సెస్ చేసి, మన ఫోటోస్ గాని, మన ఇన్ఫర్మేషన్ ఏదైనా కావచ్చు. అది మొత్తం మను
హ్మ్. మళ్ళీ బ్యాక్‌అప్ చే పెట్టేసుకోవచ్చు. అవును. హ్మ్.
కానీ, ఇది కొత్తలో చేయడానికి ఆహ్, అందరూ అంటే, అంత ఎందుకండి ఇప్పటికి కూడా య చాలా మందికి తెలియదు. ఆ 15జీబీ అయిపోతే అంతేనేమో. నేను ఇంకొక కొత్త జీమెయిల్ ఓపెన్ జేస్తా. నేను మళ్ళీ కొత్తగా దాంట్లో అప్
ఓకే. ఓకే. ఓకే.
అప్లోడ్ జేసుకుంటా అనుకుంటారు గాని, వాళ్ళు చేస్తుండేది కరెక్టే గాని. వాళ్ళు చేసిన ఫోటోలే మళ్ళీ అక్కడ మళ్ళీ బ్యాకప్‌లోకెళ్తాయి. ఎందుకంటే, ఆహ్, పాత ఫోటో‌లు ఒక్కసారి బ్యాకప్ అయితేనే గాదు. మళ్ళీ కొత్త ఫోటో‌లు, మళ్ళీ కొత్త అకౌంట్‌లోకి మళ్ళీ ఎళ్తా ఉంటాయి.
అవునవును. అవునండి. అవును. హ్మ్.
అదంతా తెలియకుండా ఇప్పటికి చాలా మంది వరకు ఇలా ట్రబుల్ అంటే, వాళ్ళు చాలా వరకు ఇబ్బందులు ఫేస్ అవుత
ఇంకా ఫేస్ చేస్తూ ఉన్నారు అంటారు.
ఆ! అందుకని ఇప్పుడు మన జియో కూడా. ఈ యొక్క కొత్త సంవత్సరం రీసెంట్‌గా ఈ డిసెంబర్ నుండి మనకీ ఆఫర్ ఏం ఇచ్చింది. మేము మీకు గూగుల్‌నీ ఒక సంవత్సరం పాటు ఫ్రీ‌గా ఇస్తాము. మీకు ఒక 100జీబీ ఆహ్, ఫ్రీ స్టోరేజ్ ఇచ్చేస్తాం ఒక సంవత్సరం పాటు. మీకు ఒకవేళ
ఓకే. ఇచ్చిందా తెలీదు <giggles> యాక్చువల్లీ. ఓకే. హ్మ్.
ఆ! వచ్చిందండి. ఇప్పుడు ఎ ఇప్పుడే మనకొచ్చింది. మనం మనం యు మన ఫోన్నులో యో ఇ చూసుకుంటా ఒక జియో యాప్‌లో, మనకు అక్కడే ఉంటది. జియో ఏందంటే, వాళ్ళు ఇచ్చిన ఆఫరు న్యూ ఇయర్ ఆఫర్ అనొచ్చు. లేకపోతే మనకి ఈ యొకా
హ్మ్. ఇస్తారు. 1 ఇయర్ తర్వాత వేసే చార్జెస్ వేస్తారు.
ఆ! అంతే అండి. అంటే వాళ్ళు ఏమన్నారంటే, మీకు ఇస్తున్నాం. ఫ్రీగా ఇస్తున్నాం. మీరు గాని డేటా ఎక్కువైపోయి, మీరు దాన్ని వాడుతున్నారు అంటే, ఇంక మీరు డబ్బులు గట్టాల. అంటే అది గూగుల్‌కి యేళ్తుంటా‌ది. ఆ! ఇంకా సబ్స్క్రిప్షన్ లెక్క వెళ్ళిపోద్ది అది. ఇంగ మనం నెలకి ఒక రెండు వందలు మూడు వందలు ను ఆహ్, ఇప్పుడు మనం ఫోన్‌కి ఎలాగైతే రీచార్జ్ జేస్తున్నామో. అలా ఇంక దానికి పే జేసుకుంటూ ఏళ్ళల్సి వస్తది. కానీ, అన్లిమిటెడ్ డేటా మనం ఎంతన్నా వేసుకోచ్చు.
హ్మ్. హ్మ్. ఆ! సబ్స్క్రిప్షన్‌కి ఓకే. ఆ! ఓకే. ఓకే. ఓకే. ఓకే. అదేలేండి. అదేలేండి. హ్మ్.
కానీ, ఇది నేర్చుకునే దానికి అప్పుట్లో ఎంత ఇబ్బందులు పడ్డారో, అసలు ఏందీ ఫోటోలు అసల ఒక మెమరీ కార్డ్‌ని కంప్యూటర్ షాపుకు దీసుకొని బొయ్యి, ఆ కంప్యూటర్ షాపతనుతో
ఓకే. అంటే మీరు గూడా అది ఫేస్ చేసారా? అయితే.
ఆ! ఖచ్చితంగా అండి. నేను కూడా ఫేస్ చేశాను. అంటే, మా దగ్గర అప్పుట్లో ఈ కంప్యూటర్స్ లేనప్పుడు, ఎవ్వరైనా కూడా వెళ్లాల్సిందే. నేను కూడా, అలాగే ఒక చిన్న మెమరీ కార్డొకటి తీస్కనిబొయ్యి నేనేందంటే చిన్నతనంలో ఎక్కువగా సినిమాలు చూసేవాడిని. ఇప్పుడంటే మనకు ఓటిటిలుండాయి, యూట్యూబ్‌లో సినిమాలొస్తన్నాయి, అసలు విత్ ఇన్ సెకండ్స్‌లో మనకు సినిమా గావాలంటే, ఈరోజు రిలీజ్ డే అయిన సినిమాను గూడా, మనం ఇప్పుడే చూడొచ్చు ఫోనుల్లో. అంతలాగా టెక్నాలజీ పెరిగిపోయింది, సెక్యూరిటీ ప్రకారంగాను ఆహ్, ఎంత సెక్యూరిటీగా ఉన్న, వాడు కొన్ని టూల్స్‌ని యూజ్ చేసి, వాటిల్ని హ్యాక్ జేసేస్తారు ఈజీగా.
హ్మ్. అవునవునవును. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. అబ్బో!
ఆ! విధంగా మన టెక్నాలజీ అనేది పెరిగిపోయింది. మనకు కావాలి అనుకుంటే, ఎంత పెద్దదాన్నయినా కూడా మనము ఈ ఈజీగా సంపాదించొచ్చు. కానీ ఆహ్, ఆ నాలేజు దాన్ని ఎలా మనం అమలు చేసుకుంటూ, దాన్ని వాడుకుంటాము. అంటే, ఫస్ట్‌లో ఎవరైనా కూడా ఫెయిలైపోతుంటారు. అంతెందుకండి మనకు
అవునండి. అన్ అందరికి తెలియాలని గూడా లేదు కదా ఇది. హ్మ్.
హ్మ్. మనకు రీసెంట్‌గా ఒక న్యూసు నేను విన్నాను టీవీలో. ఐ బొమ్మ అనే ఒక వెబ్సైటు అతను ఏమి చదువుకోలేదండి, ఇంటర్ చదివో ఫెయిలయిపోతే...
హుహు. అవునవును. హ్మ్.
అతను యూట్యూబ్‌లో చూసి, ఈ ఒక జావా ఇవన్నీ నేర్చుకొని, తర్వాత సినిమా వాళ్ళ క్లౌడ్ నెట్వర్క్‌ని హ్యాక్ జేసేసి...
ప్యాక్ చేసేశారు. అవును. హ్మ్, హ్మ్, హ్మ్.
రేపు సినిమా రిలీజయింటే, అతను ఈ రోజే కంప్యూటర్‌లో జూసేవాడంట. అలా చూస్తూ, సరే నేను ఒక్కడినే ఎందుకు చూడ్డం, అందరికీ కూడా ఇచ్చేద్దాం అంటే, అతనేదో ఇక్కడ మహాత్ముడు అన్నట్టు ఫీల్ కాకుండా, అతను ఇచ్చే దోవలో ఇస్తూ, అక్కడ ఇప్పుడు మనకు పదే, పదే యాడ్స్ రూపాన లేకపోతే కొన్ కొన్ని, కొన్ని లింకుల్లో ఏందంటే, వైరసులు గూడా ఉంటయి. అతను డబ్బుకి ఆశపడి, అన్నిటికి సరే అనుకుంటూ ఇచ్చేస్తూ, మనం కూడా ఏంటంటే, ఇప్పుడు మనది కరెక్టే, సినిమాకి అంత బడ్జెట్‌లు పెట్టలేకపోతున్నాం. ఏదో ఒక నెలలో, ఒక సినిమాకి బడ్జెట్ పెట్టుకుంటేనే అవ్వట్లేదు. ఆ సినిమాకు కుటుంబంతో పోలేకపోతున్నం.
<giggles> హ్మ్. హ్మ్. అవునవునవును. ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే, 2000 కంపల్సరీ.
ఉట్టి టికెటుకే అయిపోతుంది అది కూడా.
ఆ! అదే టికెట్స్‌కే.
ఇంకా పిల్లలతో గాని, అడకిగాని పోతే ఇంకా ఆళ్ళు పాప్‌కార్న్ అడిగితే ఇంకా తల్లిదండ్రులు జేబులు ఖాళీ అయిపోతాయి ఖచ్చితంగా.
పాప్‌కార్న్‌లని అదని ఇదని. <giggles> నిజంగా నిజంగా.
ఇంకా మన అవసరం ఇలా ఉంది. అతను అల్ అనుకున్న ఆలోచన అలా ఉంది. తను చాలా చక్కగే
కానీ అదే టెక్నాలజీ సరైన విధన్న యూజ్ చేస్తే ఇంకా బాగుంటదేమో అని అనుకుంటున్నా.
ఆ! ఖచ్చితంగా.
అంటే మూవీస్ కాకుండా అదే టెక్నాలజీ అంతా ఆహ్, టాలెంటున్నప్పుడు అది కరెక్ట్ వే‌లో ఎళ్తే ఇంకా బావుంటుంది.
ఆ! అదే అండి నేననేది. అతను వాడాలి అనుకున్న ఒక టెక్నిక్‌ని ఎక్కడ అమలు చేసుకున్నాడు? తను ఏందంటే ఒక సినిమా రూపాన్ని చేసుకున్నాడు. కానీ మనం కూడా ఓ దాన్ని ఇలా ఒక హెల్త్ సెక్టార్‌లో గాని ఇప్పుడు ఆరోగ్యం పట్ల ఎలాంటి టిప్స్ ఉండొచ్చు? లేకపోతే ఆరోగ్యానికి ఇప్పుడు ఈ సినిమా మాదిరే పలానా ఇప్పుడు దగ్గొస్తే ఎలాగా? ఒకా వీడియో తరహాలో ఇలా చేసుకోవచ్చు మనం గూడా.
ఆ! అవునవును. హ్మ్. ఓకే. ఓకే. అవునవును నిజంగా ఒక యూజ్‌ఫుల్ వేలో అయితే ఇంకా బావుండేది.
హ్మ్. ఇంక అలాగే బ్యాకప్స్ అని కూడా అంటుంటాం. మనం ఈ క్లౌడ్ టెక్నాలజీ ద్వారా చాలా చక్కగా మనం ఒక ఇన్ఫర్మేషన్‌ని అంత ఎందుకండి వాట్సాప్ అని చెప్పి ఉంటది మనం. ఎన్ని సార్లు అన్‌ఇన్‌స్టాల్ చేసేసినా ఒక గూగుల్ డ్రైవ్‌కి అది లింకప్ అయ్యింటది.
హ్మ్. హ్మ్. ఓకె. ఓకె. హ్మ్.
మన డేటా అంతా దాంట్లో బ్యాకప్ అయ్యి ఉంటది. మనం ఎన్ని సార్లు ఫోన్ మార్చినా, ఒకవేళ ఫోన్ కోపం వచ్చి కింద పడేసి పగలగొట్టేసినా అంటే ఎవరి మీదో చూపియాల్సిన కోపాల్ని మన ఫోన్‌ల మీద చూపిస్తా ఉంటాం చాలా సందర్భాల్లో.
అవునవును. <chuckles> అవును. అవును. నిజంగా. <chuckles>
అటువంటి సందర్భాల్లో మన చేతులారా మన ఫోన్‌ని పగలగొట్టుకున్నా కూడా మనం ఒక డేటా అనేది చాలా సు సురక్షితంగా ఉంటది. అంటే మన కాంటాక్ట్స్ కావచ్చు, మన ఫోటోలు కావచ్చు. మన ఒక వాట్సాప్ డేటా కావచ్చు. ఈ సినిమాలు అన్నీ కూడా మనకు గూగుల్ అనేది చాలా చక్కగా ప్రతి ఒక్క అవసరానికి ప్రతి ఒక్క బ్యాకప్ లాగా ఇచ్చేసిందన్నమాట.
ఓకె. ఓకె. అదేలెండి, అదేలెండి. హ్మ్.
ఈ విషయాలన్నీ మనకు ఇప్పుడు యూత్ అంటే చాలా చక్కగా తెలుసుకుంటూ వస్తున్నారు. కానీ కొద్దిగా ఒక 30స్ ఆ ఏజ్‌లో ఉన్నోళ్ళకి కూడా ఒకటికి రెండు సార్లు మనం చా మనం చెప్తాం కదండీ! ఈ రీ రీ లెర్నింగ్ అనే ప్రాసెస్ గాని యూజ్ చేస్తే వాళ్ళకి అర్థం అవుద్ది. అదే వాళ్ళ పేరెంట్స్ కంటే మాత్రం వాళ్ళు కాస్త కష్టపడి ఆహ్, నేర్చుకుంటే చాలు. అంటే వాళ్ళు ఈ స్కామ్‌లు గురవ్వకుండా ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ చెప్తే చెప్పబాకండి
హ్మ్. అవును. <giggles> అవునవును. అలాంటి సందర్భాలు చాలా జరుగుతున్నాయి కదా! అసలు ఇప్పటికి జరుగుతున్నాయి.
ఆఖరికిది నిజంగా. ఆఖరికి తమ పిల్లలు అడిగినా కూడా ఎందుకు అని అడిగి ఒక ప్రశ్న అడిగి మీరు ఓటీపీ ఇలా చెప్పండి అని చెప్పి నేర్పియడం చాలా వరకు కరెక్ట్. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు దేంట్లో పడితే దాంట్లో బెట్టింగ్స్‌కి వాటిలకి వాళ్ళకి వయసు తక్కువ ఉంటాది. కాబట్టి వాళ్ళ అమ్మ-నాన్నలు ప్రూఫ్‌లు పెట్టేసి వాడేస్తూ
ఓకే ఓకే. అదేలెండి, అర్థమైంది. హ్మ్.
వాళ్ళకి హ్మ్. వాళ్ళకి ఏందంటే అంతగా ఆ! ఒక బయట చదువు లేక అందులోని ఈ స్మార్ట్ ఫోన్‌లో ఈ విధంగా చేయొచ్చు. అనే ఒక అవగాహన లేకుండా పిల్లలు అడగుతున్నారు అని చెప్పి ఓటీపీలు చెప్పేయడం ఇలా చేయడం వరకు, చాలా వరకు ఈ టెక్నాలజీని ఒక మిస్‌యూ‌జ్‌లో వాడకుంటున్నారు. కానీ అదే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల కోసం మంచిగా వాడాలంటే వాళ్ళు తల్లిదండ్రులు చేస్తున్న పని, ఒకవేళ అది కాని ఆహ్, వ్యవసాయం అయితే వ్యవసాయంలో ఎటువంటి మందులు వాడొచ్చు ఎలా మన పంటను త్వరగా ఆహ్
అవునవును. అవును. వాటిల్లో పెడితే అది నిజంగానే ఆ! ఆ! అవును. హ్మ్.
హ్మ్. ఎలా మనం లాభాలు తెచ్చుకోవచ్చు. ఎంత రేట్‌కి ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఒకరి దగ్గరికి పోతే వాళ్ళు అడిగిన రేట్‌కి అమ్మేస్తుంటాడు. రీసెంట్‌గా గాని నేను ఒక న్యూస్‌లో అయితే చూసాను. ఒక బస్తా ఎర్రగడ్డలని రూ. 2కి అమ్మాడు. అటువంటి బస్తాలు ఎన్ని బస్తాలు అంటే మన కేజీ ఎర్రగడ్డలు మనం ఇప్పటికి 100కి, 120కి గాని మనం మన అంటే మనం మన షాప్ దగ్గరకి వస్తే అంత రేట్ అయిపోతాంది. అదే ఒక నిజంగా ఒక వ్యవసాయం చేసిన అతను పోయి అమ్మితే మాత్రం ఒక బస్తాకి రూ. 2 అంటే తను వేసుకున్న ఒక లారీ కావచ్చు, ఆటో చార్జీలు కూడా అతనికి రావు.
ఓకే. హ్మ్. హ్మ్. అవునవును. కరెక్టే, కరెక్టే.
అటువంటి కుటుంబాల్లో ఉన్న పిల్లలు, ఇటువంటి అంటే ఈ, ఈ ఒక నెగటివిటీకి అట్రాక్ట్ అయినప్పుడు, ఈ టెక్నాలజీని వ్ ఈ స్టార్టింగ్‌లో వాడేటప్పుడు. ఆహ్, దాంట్లో ఉన్న వాటికి అడిక్ట్ అయిపోయి అలా చేసుకునే బదులు, మంచి విషయాలకి వాడితే ఫస్ట్ ఫెయిల్ అయిపోతారు. ఏదైనా కూడా మంచి బాటలో పోవాలంటే మొదట ఫెయిల్ ఖచ్చితంగా అయిపోతాం. కానీ ఫెయిల్ అయ్యాము అని చెప్పి
హ్మ్. ఓకే.
దాన్ని ఆపేయకుండా. మళ్ళీ మనం ఆహ్, ఎలాగ కొత్తగా అడుగులు వేయాలా? మన కొత్త ప్లాన్నింగ్స్ అన్నిటిని అమలు చేసుకుంటూ
అంటే, అలా మీకేమన్నా ఎదురైందా? నా అసలు మామూలుగా, అంటే ఇప్పుడు మీరు యూపీఏ పేమెంట్సే చూసుకోండి, అంటే క్యా‌ష్‌లె‌స్ పేమెంట్సే చూసుకోండి, లేకపోతే ఫర్ సపోజ్ ఇప్పుడు చాలామంది ఇదివరకి మోసపోయింది ఏంటంటే ఈ ఓఎల్ఎక్స్‌లో మనం సెకండ్ హ్యాండ్ ఏమన్నా పెడితే ఆ స్క్యామ్‍లు కానీ ఇట్లా మీరు ఒక పర్టిక్యులర్ సందర్భంలో ఏమన్నా ఫస్ట్ ఇలా ఫెయిల్ అయి తర్వాత మళ్ళీ దాని వల్ల యూజ్ అవ్వడం అలా ఏమన్నా జరిగిందా?
అవును. అవును. ఖచ్చితంగా అండి. అంటే నేను కూడా యూపీఐ పేమెంట్స్ వచ్చినప్పుడు, అసలు నాకు ఏటీఎంలో డబ్బులు ఎలా తీయాలో కానీ తెలీదు. నాకు నేను 10త్ చదివేదాకా నాకు అసలు ఏటీఎం అంటే ఏంది, దాంట్లో డబ్బులు ఎలా వెళ్ళితీయాల? అలా ఆ మిషన్ ఏంది? దాంట్లో కార్డ్ పెడితే లోపలికి తీసుకోవడం ఏంది? ఇది కూడా నాకు తెలీదు. కానీ మా తమ్ముడు ఆహ్, నాకా నాకు ఆహ్, మా తమ్ముడు ఒక ఫిఫ్తో ఫోర్త్ క్లాసో ఉంటాడు. కానీ మా తమ్ముడికి అన్నీ తెలుసు. వా స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెడతాడు. సినిమాలకి టికెట్లు బుక్ చేసుకుంటాడు.
హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. <chuckles> ఓకె. ఏంటి 5త్ క్లాస్‌కే?
ఆ! 5త్ క్లాస్‌కే. నాకేమో ఏమీ దెలీదు! ఎంద్ ఎందుకంటే నాకు అంతా అ అంత అంటే చిన్నతనం నుండి నాకు అంతా లేదు. ఫోన్ అనే పిచ్చి లేదు. ఫోన్ నా చేతిలో ఎప్పుడూ ఉండింది లేదు. కానీ మా తమ్ముడికి ఏంటంటే వాళ్ళు అంటే ఈ ఒక ఏజ్ గ్యాప్‍లో ఎంతగా టెక్నాలజీ మారిపోయిందో చూడండి!
హుహుహు. ఓకె. ఓకె. అవునవును. హ్మ్.
నాకు ఎర్ర బటను, పచ్చ బటన్ దెప్పితే నాకేం తెలీదు! కానీ మా తమ్ముడు ఏంది ఏటీఎంకి వెళ్ళి డబ్బులు కూడా డ్రా జెసి మా నాన్నోళ్ళకి సహాయంగా అంటే ఎప్పుడైనా అడిగినప్పుడు చేతిలో డబ్బులు లేవంటే బ్యాంకేకి వెళ్ళు. వెళ్లి ఆ క్యూలో నిలబడి స్టాంపులు గొట్టించుకొని మళ్ళీ ఇంకొకరు క్యూలోకి వెళ్లి సంతకాలు బెట్టించుకొని, ఇంత కాకుండా ఏటీఎంలో డబ్బులు దెస్తూ చాలా సహాయంగా ఉండేవాడు. తర్వాత నేను మా తమ్ముడు దగ్గర నేర్చుకొని
<giggles> ఓకె ఓకె. <chuckles> మీ తమ్ముడి దగ్గర నేర్చుకున్నారైతే?
ఇంక అంతే గదండీ! అంటే నేర్
టెక్నాలజీ బేస్ అయితే తమ్ముడు దగ్గర నుంచి ఒచ్చింది మీకు. <chuckles> ఓకె.
అహా! అంతే అంటే మా తమ్ముడికి మొదట్లో ఫోన్ నొక్కియడం నేను నేర్పించాను. నాకేమో మా తమ్ముడు టెక్నాలజీ నేర్పిచాడు. అంటే ఇక్కడ
హ్మ్. <chuckles> నైస్. నైస్. హ్మ్.
ఆ! మనం నేర్చుకోవాలి అనుకుంటే ఆడ వయసు చూసుకోగూడదు లెండి! ఎవరు ఎన్ తెలివి గుర్ ఆహ్, తెలివి గుర్తించుకొనీ స అదిగాని మంచిగా ఉపయోగబడితే అది చాలా మంచి విషయం ఇంక. మా తమ్ముడు అలా చేయడం వల్ల ఇప్పడికి కూడా ఆహ్, నాకు ఎట్టువంటి డౌట్ ఒచ్చినా కూడా మా తమ్ముడినే అడిగి తెలుసుకుంటూ, ఈ యొక్క యూపీఐల్లోను మనకు ట్రాన్సాక్షన్స్ ఫెయిల్యూర్స్ అయిపోతుంటాయి. లేదా కొంతమంది ఏందంటే ఒకరికే డబ్బులే అంటే వాళ్ళకి వాళ్ళే డబ్బులు ఏసేసుకొని మనకు బడ్డాయని జెప్పి ఇలా స్కామ్‌లు చేయడం. ఇలా ప్రతి విషయంలోనూ నేనేందంటే టెక్నాలజీ ఎక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం? మళ్ళీ ఎక్కడ దెలుసుకోవాలి? మనం కొత్తగా లెర్నింగు, రీ లెర్నింగు మళ్ళీ అన్ లెర్నింగు ఇలబ్ ఈ ప్రాసెస్ల్‌కి అర్ధాలు దెలుసుకుంటూ మా తమ్ముడు ద్వారా. నేను చాలా చక్కగా ఈ వాడకం అనేది చేసుకుంటూ ఒచ్చాను టెక్నాలజీలో.
అవునవును. ఆ తెలివితేటలు దెల్సుకోవాల్లెండి. హ్మ్. అవునవును. అవునవును. చాలా బా జెప్పారండి! మీతో మాట్లాడడం <swallows> చాలా సంతోషంగా ఉంది!
నాక్
ధన్యవాదాలు.
నాక్కూడా అండి. మీతో మాట్లాడడం, అలాగే ఈ టెక్నాలజీ గురించి వివరించడం నిజంగా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.